ఓకే. అయితే అండి మనకి ఆహ్, చెట్లు పెంచుకోవడము, మొక్కలు పెంచుకోవడమనేది చాలా థెరపీ‌లాగా ఉంటదనమాట చాలామందికి. మీరు గూ మీకు గూడా అలాగే అనిపిస్తుందని అనుకుంటున్నా. అయితే మొక్కలు పె...
అవును. నా నాకు ఆ! చెప్పండి. చెప్పండాంటి.
అయితే మొక్కలు పెంచే ముందు మీ మైండ్‌సెట్ ఎలా ఉండింది? మొక్కలు పెంచిన తర్వాత మీ మైండ్‌సెట్ ఎలాగ అంటే పాజిటివ్‌గా మారిందా? ఎలాగా మారిందో చెప్పగలుగుతారా?
ఆ! అంటే నాకసలు తెల్వనే తెల్వదండి. మొక్కలు పెట్టడం గూడా నాకాలోచన గూడా లేదు. నేను ఒక ఇంట్లో చూసి కొంచెం ఆహ్, అంటే రిలేటివ్స్ ఇంటికెళ్తాం గదండి! అంటే కొంచెం మంచి హ్యాపీ ఫీల్ ఒచ్చిందండి చూడంగానే. వాళ్ళింట్లో అడుగు పెట్టంగానే గేట్ లోపల అడుగు ఎంత బావుందంటే అదేదో నాకు ఏటి ఫీలనేది గలిగిందండి హ్యాపీగా. ఆహ్, అదే మంచిగా ప్రకృతి దగ్గరనే ఉన్నట్టు మనము ప్రకృతిలోనే ఉన్నట్టు ఈ సిటీ లైఫ్ ఎలా ఉంటుందండి కొంచెం గజిబిజిగా మొత్తం ట్రాఫిక్, ఫుల్ కాలుష్యం ప్రశాంతత ఉండదండి అలా ఉంటుంది. అలా నాకు మంచిగా అనిపిచ్చిందండి. ఓకే. పెట్టొచ్చు అన్నట్టు నేను ఆమెను చూసి స్టార్ట్ జేయ చేశానండి. అన్ని మొక్కలేసానండి. తులసి మొక్కలేసినా తు తులసి మొక్కలు పూజ జేయడానికి గూడా వాడుతుంటాం గదండీ! తులసి మొక్కలు ఎసిన. ఇంకా అప్పుడప్పుడు మనకి హ్మ్. దగ్గొచ్చినప్పుడు గూడా వాడుతూ ఉంటారు గదండీ! తినడానికి తులసి ఆహా! అలా అలా గూడా పెట్టా.
హుహు. హుహు. హ్మ్. ఓకే. హుహు. అవునండి. హ్మ్. పొల్యూషను, కాలుష్యం అవన్నీ ఉంటాయన్నమాట. అవునండి. హుహు. హ్మ్. అవునవునవునండీ. <smacks lips> అవునండీ. ఇప్పుడు తులసితోని హ్మ్. తులసి అవునవును. అవునండి. అవునండి. నిజంగా. అయితే అండి ఇప్పుడు మీరు ఆహ్, ఇప్పుడు ఇలాగ మీరు <smacks lips> అంటే నాటిన చెట్ల నుండచ్చే కు కూరగాయల్ని అంటే ఆర్గానిక్ అంటారు గదండీ! ఎట్లాంటి కెమికల్స్ లేకుండా పెరిగింది గాబట్టి. అయితే అవన్నీ మీరు కూరలో వాడడం అప్పుడు అంటే మీరు ముందు బయట కొనుక్కొనొచ్చేవాళ్ళు. అయితే ఇనార్గానిక్ అంటే బయటవి తినేదానికంటే ఇప్పుడు ఇంట్లో పెరిగేది ఆర్గానిక్ తినే దాంట్లో మీకు వచ్చిన డిఫరెన్సెస్ ఏం ఏంటండి? రుచి పరంగా ఆరోగ్యపరంగా మీకెలా అనిపిచ్చింది?
ఆ! ఆ! అవునండి. అవునవునండి.

ఆ! చె ఫోన్ చేస్తానండి. ఎప్పుడైనా ఇంగ తప్పదు‌గా రోజు ఇంటికాడనే ఉండం గదండీ! మనం రిలేటివ్స్ ఇంటికి వేరే వేరే ఊర్లకి ఎళ్ళిటప్పుడు ఆహ్, ఫోన్ చేశి "నీల్లు ఫోశావా?" అని గూడా అడుగుతూ ఉంటానండి నేను. ఆహ్, అట్లా హ్మ్. పోస్తారండి బానే అంటే కొంచెం లేజీ పర్సన్స్ మ మనకున్నంత పిచ్చి అందరికుండాలని లేదు గదండీ రూల్. ఆహ్, కొందరైతే హ్మ్. లె నెగ్లెక్ట్ గూడా జేస్తుంటారు గదండీ! పోయరు ఇంట్లో వాళ్లయినా సరే, అట్లా కాల్ జేశి "పోశావా? పోశావా? చూపెట్టు" ఇ వీడియో కాల్స్ గూడా జేస్తానండి నమ్మను నేను. <chuckles> ఆహ్, ఆహ్, అవి అవి జేస్తుంటానండి.
అవునండి. అవునండి. ఓకే. వాళ్ళు పోస్తూ ఉంటారా అండి? బానే చక్కగా? ఖచ్చితంగా! ఖచ్చితంగా! అవునండి. హుహుహు. ఓకేకేకే. ఓకే. ఓకే నిజంగా నిజంగానే. అంటే అంటే ఇటీవల కాలంలో మీరేమైనా మొక్కల్లాంటివి నాటడం కానీ లేకపోతే మొక్కలు బయట మొక్కలు దొరుకుతూ ఉంటాయి గదండీ! నర్సరీ‌లో? అట్లా కొనిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అండి?
అవునండి. ఇది డ్రాగన్ ఫ్రూట్‌ది కొన్నానండి. అంటే <chuckles> ప్లాంటేషన్ ఎక్కువ జేస్తున్నారన్నారు అన్నారు గదండీ. డ్రాగన్ ఫ్రూట్ మన దగ్గర గూడా ఉంటుంది, అంటే తెలంగాణ అంటే పండిస్తున్నారు అని తోటలు అవి ఇవి జూపెడుతున్నారని అన్ ఏముందిలే పోయేది బతుకుతే బతుకుతది, లేకపోతే లేదు అన్నట్టు డ్రాగన్ ఫ్రూట్‌ది తెచ్చానండి. చాలా బాగా పెరిగిందండి. పెరిగింది ఫ్రూట్ గూడా ఒచ్చిందండి. డ్రా <chuckles> ఆ! ఒచ్చిందండి ఫ్రూట్ గూడా ఒచ్చిందండి డ్రాగన్ ఫ్రూట్.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. హుహు. హ్మ్. ఓకే. ఓకే. అంటే ఫ్రూట్ ఒచ్చిందా అండి? ఓకే. అంటే అది ది 2 రకాలుంటాయి గదండీ, వైట్ ఒకటి, పింక్ ఒకటి మీదేది ఒచ్చింది మరి మీకు?
నేను పింక్ పింక్ ఎశానండి. వైట్ ఎయలేదు. పింక్ ఒచ్చిందండి. అవునండి. బావున్నదండి. తిన్నా గూడా టేస్ట్ చాలా బావుంది. అంటే అది వేరు గదండీ. మనం పండిచ్చి అంటే చి మనం వేసి మన చేతితో ఎశి మన ముందలనే పెరిగి మనకే పండిస్తుంది అంటే అది ఆహ్, అవునండి. ఆరోజు మంచిగా అనిపించిందండి తింటుంటే గూడా ఆ ఫీలింగ్ బావుండేనండి.
పింక్ ఎసారా! ఓకేకేకే. స్ ఓకే. అవునవునవునండి. నిజంగా. చాలా మంచి సాటి‌స్‌ఫ్యాక్షన్ అండి. నిజంగా. ఓకే. అంటే ఎలాగండి ఇప్పుడు ఒక మనకి విత్తనం ఒకటి సీడ్ ఒకటి ఉండి అది మనం మట్టిలో ఎసి, నాటేసి, నీళ్లు కొట్టేస్తే చాలా? లేకపోతే ఇంకేమన్నా చర్యలు తీసుకోవాల అండి మనం?